అవునండి. అలా. యాహ్! ఇంకా ఇంటరులో గూడా నేను బైపీసీ దీసుకోడం జరిగింది. <sniffs> ఈ ఈ ఉన్న అభిరుచితోనే, మా డ్యాడీ దగ్గర. ఇంకా అప్పుడు ఎంత ఎంత ఎగ్జైట్ అయిపోయేదానంటే, ఇప్పుడు ఒకరు బ్లడ్ టెస్ట్‌కి రాగానే ఎట్లా జేస్తారు చూపి నాకు అని జెప్పి వాళ్ళ బ్లడ్ తీస్తుంటే చూడడం నేను తీసాను బ్లడ్ కొన్నిసార్లు. ఆ! నాకొచ్చు <chuckles> ఇప్పడికి. ఆ లేదు కొంచెం అప్పటికే కాలేజ్ వయసోచ్చింది. యాహ్! తీసాను. తీసాను. ఇప్పటికే తీస్తాను ఎప్పుడన్నా అవసరం ఒస్తే. అలా అన్నమాట. సో, మాకు ఒచ్చేసిందండి అన్ని సార్లు వందల సార్లు గూర్చొని జూస్తం గదా! ఎంత గుర్చుతున్నారు? ఏ యాంగిల్లో గుర్చుతున్నారు? టర్నికెట్ ఎలా గట్టాలి? ఇవన్నీ ఒచ్చేసినయి నాకు. అంటే మా అన్నకి అంత ఆసక్తి లేదు. నాకు మాత్రం చాలా. <chuckles>
దీని మీ ఆ! హుహు. ఆ! అంత చిన్న వయసులో. చాలా ఓహ్! కాలేజ్ వయసోచ్చింది. ఆహా! ఆ! అవును. మీకైతే చాలా ఇంట్రెస్ట్ ఉంది. అంటే మీకు ప్రత్యేకంగా ఇంట్రెస్ట్ రావడానికి ఇదేనా ఈ ల్యాబ్‌కెళ్ళడము దానివల్లేనా అండి?
అవును. ఆ! అంతే. ఆ బ్లడ్ పెట్టుకొని, నాలుగు రకాల కెమికల్స్ ఎసి, కే ఎ ఇప్పుడు 4 డ్రాప్స్ ఎయాలండి బ్లడ్‌ని. బ్లడ్ ఆహ్, బ్లడ్ గ్రూప్ టెస్ట్‌కి. <sniffs> 4 డ్రాప్స్ ఎసి, ఒక కెమికల్‌ని 4 డ్రాప్స్ మీద ఎస్తారు అన్నమాట. <smacks lips> డిఫ్ఫె ఆహ్, అదెయగానే ఏదైనా ఒకటి గడ్డ గడతది. అంటే ఎ ఎ కెమికల్ ఒకదాని మీద, బి కెమికల్ ఒకదాని మీద, ఎబి కెమికల్ ఒకదాని మీద ఓ కెమికల్ ఒకదాని మీద. ఎస్తే ఏది గడ్డ గడుతదో వాళ్ళది ఆ బ్లడ్ గ్రూప్ అన్నమాట. అంటే ఆహ్, క్లాట్ అయిపోతుంటది. మిగతావన్నీ రియాక్షన్ ఏం ఉండవు. మిగతా 3 రియాక్ట్ అవ్వవు.
హ్మ్. అవునండి. ఓహో! క్లాట్ అవుతుంది. ఓహో! మిగితావన్ని మాములుగా అలాగే ఉండిపోతాయి.
అన్ అలాగే ఉండిపోతాయి. అలా చాలా ఈజీగా అని అనుకున్నా అబ్బా! ఇంతేనా దీనికా 200 ఇచ్చేదని?
ఓహో! <chuckles>
<chuckles> అన్నట్టు కాకపోతే అక్కడ కెమికల్ కాస్ట్ మనది ఉంటది కదండీ. <chuckles> హ్మ్.
కెమికల్ కాస్ట్ ఉంటుంది. మన ల్యాబ్ మరి ఖర్చు ఉంటుంది కదండీ. అవన్నీ కలిసే కదా ఇది ఒక ఆ!
అవును. రిపోర్ట్ ఖర్చు మాకిట్ అసిస్టెంటులకి ఇచ్చే జీతాలు. <giggles> యెస్. యెస్. అంటే అప్పుడు తెలీదు గాదు. లేదు. లేదు. డాక్టర్ అవ్వలేదండి. ఎందుకంటే, బైపీసీ తీసుకున్నా బానే చదివానండి. 87% ఒచ్చింది 10థ్‌లో అయితే ఆహ్, ఎంసెట్ రాస్తే నాకు 5000 ర్యాంక్ ఒచ్చింది అప్పట్లో మంచి ర్యాంకే అది. కాకపోతే
ఫీజు అన్నీ అందులో కలుస్తాయి కదా! ఆ మరి మీరు డాక్టరయ్యారండి? అవునండి. ఓహ్! అంటే మీరు మెడికల్ నుంచి ఇంజినీరింగ్‌కి మారిపోయారు.